కొన్ని పాటలు వినగానే, మనకి కొంతమంది గుర్తొస్తూ ఉంటారు. అది ఏ పాట, ఎక్కడ విన్నాము, ఏంటి అన ప్రతి సన్నివేశం గూడా మనకి అలా మైండ్‍లోకి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాము. ఎందుకంటే కొన్ని, కొన్ని పాటలు అంత ప్రత్యేకంగా దాగుంటాయన్నమాట మన జీవితంలో. అలా మీక్కూడా మీ జీవితంలో ఏదైనా ఒక పాటని వినగానే లేదంటే, ఆ విజువల్స్ చూడగానే, కళ్ళు మూసుకోగానే గుర్తొచ్చే ఒక తీపి జ్ఞాపకం, మీ మొదటి ప్రేమను గుర్తు చేసే జ్ఞాపకం ఏమైనా ఉంది అంటారా ఒక పాటతో?
అవును. ఆ! <laughs> ఉండడం అయితే ఉన్నాయండి. ఆ ముఖ్యంగా పర్ఫెక్ట్ సాంగ్ చెప్పాలి అంటే, 'ఏం మాయ చేశావే' సినిమా ఉంది గదా మనకి.
హుహు. హ్మ్.
ఆ సినిమా టైంలో నండి ఇది జరిగింది. కరెక్ట్‌గా ఆ సాంగ్‌లు గాని, ఆ ఆ సిట్యుయేషన్‌లు గాని నాకు ఆ టైంలో అంటే నేను ఆహ్, ఐ థింక్ నైన్త్ ఆహ్, అంటే 10థ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మధ్యలో ఓ ఫేస్ ఉంటుంది గదండీ! ఆహ్, ఆ ఆ టైం మాట అది. నాకు 10థ్ అయిపోబోతుంది. అంటే ఇంకొక 2, 3 నెలలు 10థ్ అయిపోయే టైం అది. ఆ అమ్మాయొచ్చేసి నైన్త్ క్లాస్.
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఓహ్! ఓకే.
ఆ! సో, ఒకే స్ట్రీట్‌లో ఉండేవాళ్ళం. ఆహ్, మాది నేను మా హౌస్‌కి ఫర్స్ట్ ఫ్లోర్‌లో ఉండేవాను. మాకు అపోజిట్ హౌస్‌లో తను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళుమాట.
హ్మ్. ఓకే. ఓకే. అంటే, మీరు పైనుంచుంటే కింద నుంచి కనిపిస్తారు.
సో కరెక్ట్‌ అంతే. తను ప మాది ఓన్ హౌస్ అండి. వాళ్ళు రెంట్‌కొచ్చారన్నమాట కొత్తగా.
<chuckles> ఓకే, ఓకే.
ఫస్ట్ స్టార్టింగ్ నేను <chuckles> మామూలుగా కామన్‌గా స్ ట్యూషన్‌కి వెళ్ళాలి అవి, రావడాలి అవి చూస్తాం కదా! సడెన్‌గా ఒకసారి చూసానండి తనని. చూసిన తర్వాత నాకు బాగా నచ్చేసింది. వైట్‌గా ఉంది, పెద్ద కళ్ళు పెద్ద కళ్ళేసుకొని భలే అనిపించింది నాకు. అనిపించిన తర్వాత ఇంకా చుట్టూ ఆహ్, అబ్బాయిలకి తెలిసిందే కదా! లైన్ ఏయడాలవీని.
ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. <chuckles>
సో, మా ఫస్ట్ ఫ్లోర్ కదా మాది. మాకు ఒక కిటికీ ఉండేది అన్నమాట. కరెక్ట్‌గా కిటికీ దగ్గర వెళ్లి కూర్చునేవాడిని అండి. కూర్చొని తను ఎప్పుడు వస్తదా అని వెయిట్ చేసేవాడిని. కరెక్ట్‌గొచ్చేది, ఆహ్, చిన్న పిల్లలుండేవాళ్ళు అన్నమాట ఆ పక్కింట్లో, ఆళ్ళతో ఆడుకునేది ఎక్కువగా‌నా
ఓహ్! ఓకె. హుహు.
సో, ఆడుకోవడా‌లవి చేసేది, నేను చూసేవాడిని. కాకపోతే నాకు తెలీదనమాట నన్ను చూస్తుందా? లేదా? అని చెప్పి నాకు క్లారిటీ లేదు. సో, ఒక్కరోజేం చేశానంటే స్కూల్‌కెళ్ళేది కదా! తనూ. తను ఎనకాల నేను ఫాలో అయిపోయానండి బ్యాగేసుకొని. ఆహ్, చిన్నప్పుడు ఒకత్ ఆ! నేను కూడా వెనక్క నెళ్ళిపోయాను. అంటే త
ఓహ్! హ్మ్. మీరు గుడా! నేను నడుచుకుంటున్నా? లేకపోతే సైకిల్ మీదా?
నడుచుకుంటూ, నడుచుకుంటూ. అప్పటికి నాకు సైకిల్ ఉండేది గానీ, సైకిల్ తీసేవాడిని కాదు నేను. అయితే నడుచుకొనెళ్తుంది. నేనెనకన నడుచుకొని వెళ్తున్నానండి. ఆహ్, చిన్న పాప ఒకటి ఉండేది అనమాట ఐ థింక్ ఎల్‌కె‌జి, యుకెజి చదువుతుంది ఆ పాప. ఆ పాపని ఎత్తుకొని తను తినే చూసుకెళ్ళి‌ది తా ట్యూషన్స్ ట్యూషన్స్‌కి స్కూల్‌కి తినే తీసుకెళ్ళేది అనమాట.
ఓకె. హ్మ్. ఓహ్! ఓకె.
ఇద్దరం ఎళ్తున్నాము. అలా వెనక వెళ్ళేవాడినండి ఎళ్లి, ఎళ్లి వెనక్కి తిరిగి చూసేసిందండి నన్ను, నేను రావడం. చూసి <chuckles> మళ్ళీ ము మళ్ళీ నడుచుకొని వెళ్ళిపోతుంది. నేను నాకు అర్థమైపోయింది, చూసేసింది క్లారిటీ వచేసింది మాట్లాడదా‌మా, వద్దా అని చాలా సేపు ఆలోచించి భయపడి మాట్లాడలేదండి. <coughs> తను స్కూల్‌లోకి వెళ్ళిపోయింది, నేనెనక్కి తిరిగొచ్చేసాను. నాకు వచ్చేసాను, వచ్చేసాను గానండి మధ్యాహ్నం <chuckles> నాకు టెన్షను నన్ను చూసేసింది ఒకవేళ్ళ నచ్చితే ఓకె, నచ్చకపోతే?
అయ్యయ్యో! <chuckles> హ్మ్. హ్మ్. అయ్యో! సరిపోయింది. ఇప్పుడు ఏమైద్దా? ఎవరితోన చెప్పిద్దా? లేకపోతే ఏంటా అనేది, ఏమైనా మనసులో ఏమైనా ఒకటే పీకేస్తూ ఉంది.
ఆ! ఇంట్లో ఆళ్ళింట్లో అదేనండి ఆళ్ళింట్లో చెప్పేస్తదా? లేదా? మా ఇంట్లో చెప్పేస్తదా? ఇంటికెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటి అంటావు అని చెప్పి. <laughs>
హ్మ్. అయిపోయింది ఇంక నాకు ఇప్పుడు నా 10థ్ క్లాస్‌లోనే ఉన్నాను అసలకి, ఇప్పటికి ఇంకా ఏమైతదో? <giggles> అని, ఆ భయం మిమ్మల్ని పట్టేసుకుందిక.
ఆ! చచ్చాననుకున్నానండి. కరెక్ట్‌గా ఇంటికెళ్ళి జాగ్రత్తగా చెక్ చేస్తున్నాను. ఇంట్లో వాతావరణం ఎలాగుంది, తెరిస్తే చాలా నార్మల్‌గా ఉంది ఇల్లంతా. హమ్మయ్య! అనుకున్నాను. ఎక్కువగా నాక్ నాక్ ఆ! ఏం జరగలేదండి. అదే టైంలో ఈ 'ఏం మాయ చేసావె' సినిమా రిలీజ్ అయింది. ఆ సాంగులకి ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయాను నేను. ఫస్ట్ సాంగ్ ఉంటది చూసారా? ఆహ్, ఎంతమంది ముందుకు వచ్చి అందాలు చల్లుకున్నా ఈ గుండెకేమవ్వాలా అనొ సాంగ్ ఉంటది. అ! నిన్నగాక మొన్న వచ్చి ఏం మాయ చేసావే ఆ సాంగ్ నాకు పిచ్చి పిచ్చిగ ఎక్కేసింది. కరెక్ట్ టైమింగోటి.
ఓకె. అయితే ఏం జరగలేదు. ఓకె. హ్మ్. ఓహ్! అంటే ఆ టైమింగు, ఆ లిరిక్సు ఆహ్, ఆహ్, ఏమంటారు, ఒకటే సందు ఇక అన్ని మ్యాచ్ అయిపోయినాయి అన్నమాట మీకు.
ఈ యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్. కాకపోతే వాళ్ళ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు మేము ఆపోజిట్ ఇంట్లో ఉండేదంతే తేడా.
ఓకే.
అయితే నేను చెయ్ మొత్తానికి ఇంకేంటి మళ్ళీ మహ ఇంక బుద్ధి మారదు కదా! మళ్ళీ మరసట రోజు తెల్లారి లేచి మళ్ళీ వెనకన ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయి ఇలా వ ఒక 1 వీక్ అండి. డైలీ ఎనకన ఎళ్ళడం. నేను మాట్లాడను. తను మాట్లాడదు. <coughs>
<giggles> ఓకే. అంటే ఇప్పుడు మీరు డైలీ వెళ్తన్నప్పుడు తనకి తెలిసింది కదా! ఏం అనలేదా ఎప్పుడు?
అసలు ఎనక్కి తిరిగి చూసేదండి వస్తన్నానా లేదా అని. మళ్ళీ ముఖం తిప్పేసుకొని స్ట్రెయిట్‌గేళ్ళిపోయేది. ఏమీ అనలేదు. నేను ధైర్యం చేసి ముందుకు ఎళ్ళలేదు. మా ఫ్రెండ్స్‌కి ఎవరికీ చెప్పలేను నేను. ఒక్కడినే ఎళ్ళిపోయేవాడిని. అయితే ఇలా కొన్ని రోజులు జరిగిందండి. ఒక 10 డేస్ అలాగైయిన తర్వాత, సడెన్‌గా నాకు ఒక నంబర్ నుండి కాల్ వచ్చింది. అప్పటికి నాకు కీప్యాడ్ మొబైల్ మాట. అప్పటికి నా 10థ్
హ్మ్. <chuckles> ఓకే. ఓకే. హ్మ్. ఓకె. అంటే మీకు సొంతగా ఉందా? లేకపోతే ఇంట్లో అమ్మది నాన్నదా?
కొత్త ఫోన్ అండి. అప్పటికి 10థ్ పాస్ అయ్యాను అని చెప్పి, మా నాన్న ఆ ఫోన్ కొనిచ్చాడు నాకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చైతన్య కాలేజీలో నేను జాయిన్ అయిపోయాను అప్పటికి.
ఓహ్! ఓకే.
ఆ! సో, ఇంట్ ఆ! నాకు కీప్యాడ్ మొబైల్ కొనిచ్చారు మాట. నేను 10థ్ పాస్ అవుతే కొంటానన్నారు. కొనేసారు. కొనేస్తా నుంచి అది కొత్త నెంబర్ ఒకటి తీసుకున్నాము. తీసుకుంటే ఆ నంబర్‌కి కాల్ వస్తంది. నేనేం చేసాను? ఆహ్, చూసుకోలేదుమాట. మిస్డ్ కాల్‌లు ఉన్నాయి 3 తర్వాతేమో రిటర్న్ కాల్ చేసాను చేస్తే, ఈ అమ్మాయి లిఫ్ట్ చేసిందండి. లిఫ్ట్ చేస్తే
ఓకే. హ్మ్. అయ్యా! అంటే మీరు క్లిక్ చేయగానే తెలిసిపోయిందా? ఈ అమ్మాయి తను ఒకత్తే అని? లేకపోతే ఇంకెవరన్నా అనుకున్నారా?
కాదు. కాదు. కాదు. నాక్ నేను ఎవరో అనుకున్నాను. ఎవరండి? ఎవరండి? అంటన్నాను. నాకు ఇంక్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు అప్పటికి. అంటే, మాదంతా బాయ్స్ స్కూల్ అండి. సో, అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు మాకు. అంటే స్కూ వీధుల్లో ఉంటారు కానీ, అంత ఫోన్‌లు మాట్లాడుకునే అంత పరిచయాలేం కాదు అప్పట్లో నాకు.
ఓకే. ఓకే. ఆ! అంతే కద మరి.
అయితే "ఎవరండి?" అన్నాను. ఆ! అంటే "నేను కాదండి చేసింది మీ తమ్ముడు" అనేసాను. ఆ! ఓకె ఓకె. వ ఆహ్, "ఎక్కడ ఉన్నాడండి?" అంటే ఇచ్చాడు. ఇస్తే మా తమ్ముడండి, ఆళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు ఆడు. ఈడు తనకన్నా ఒక 2 ఇయర్స్ చిన్నోడన్నమాట. అయితే ఆడుకుంటున్నాడు. ఆడుకొని "అన్నయ్య, నువ్వెక్కడున్నావు?" అని అడిగాడు. "ఒరేయ్! ఇలాగా బయటకొచ్చాను తమ్ముడు ఇంటినించి, ఆ! తొందరగా రా గ్రౌండ్‌కందరం ఎళ్ళిపోతున్నాం. నువ్వే లె రట్లేదన్నాడు. ఆ! ఒచ్చేస్తాను ఒచ్చేస్తాను" అని జెప్పి.
ఓకె. ఓకె. ఓకె. అంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఫోన్ తీసుకొని జెసారు అంతే.
వెళ్ళి ఆ! అంతే. కానీ ఆడికి తెలీదు నేను లైనెస్తున్న విషయం.
<chuckles> ఓకె. ఇప్పుడు తనకి గూడా తెలీదా? మీ అన్నయ్య తనే అయ్ మీన్ మీరు వెనక్కి వెళ్తుందీను, తను ఫోన్ చేసింది ఒక్కల్లే అని.
తెలుసు తెలుసు. తనకి తెలుసు. తనకి తెలుసు. అన్నయ్యనని తెలుసు. నాకే కాల్ చేస్తున్నాడు అని కూడా తెలుసు. అ
ఓకె. అంటే లైక్ అంటే కొంతమంది ఎట్లా ఆలోచిస్తారంటే అయ్‌ బాబోయ్! వద్దు నువ్వు ఫోన్ చెయ్యొద్దు, నా నంబర్ మీ అన్నయ్యకెళ్ళిపోతుంది <chuckles> అని చెప్పి మనసులో అన అనుకుని ఫోన్ ఇవ్వరు గదా!
<coughs> ఆ! పైగా ఆ నెంబర్ వాళ్ళ మమ్మీది. తనకి ఫోన్ ఉండేది గాదు. వాళ్ళ మమ్మీ నెంబర్ నుండి చేసేది. అయితే నాకింక మా తమ్ముడు కాపాడేసావురా అనిపించిందండి. కాపాడేది నేనేం చేశాను తెలివితేటలుగా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాపిచ్చి మళ్ళీ కాల్ చేశాను నేను. ఆ అమ్మాయి ఎత్తింది. ఎత్తితే "అదేనండి మా తమ్ముడు అక్కడున్నాడా వెళ్ళిపోయాడా?" అని అడిగా. "ఆ! లేదండి వెళ్ళిపోయాడు." అన్నా "ఆ! అదేనండి అదే మీరు మా ఎద్దరింట్లో ఉంటారు మీరే గదా!" అని జెప్పి అలా కన్వర్జేషన్ స్టార్ట్ చేశానండి. కొంచెం మాట్లాడుకోవడాలు అవన్నీ చేశాను. చేసిన తర్వాత ఇంక అక్కడ్నుండి ఇంక రోజు మెసేజ్‌లు చేసేవాడిని. "హాయ్ హాయ్ ఏం జెస్తున్నావు?" అది ఇది అని. తను స్కూల్‌లో ఉండేది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నమాట. టే టేబుల్ ఉంటది గదా! బెంచ్, బెంచ్ కింద కూర్చొ పోయి మెసేజ్‌లు చేసుకునేవాడిని.
ఓకె. ఓకె. <chuckles> హ్మ్. <chuckles> ఓకె. ఓహ్!
అక్కడ అప్పుడు ఒకటి ఇంకోటి ఉండేది అండి అప్పుడు రీచార్జ్ కూడా 50 రూపాయలు రీచార్జ్ మనకీ.
హుహు. అంటే ఎన్ని రోజులోచ్చిది 50 రోజులు 50 రోజులు రీచార్జ్ చేయించుకుంటే ఎన్ని రోజులు ఓస్తుంది?
అది స్క్రాచ్ చేస్తే. <coughs> అదు అది 1 మంత్ మెసేజ్‌లే అండి. ఓన్లీ మెసేజ్‌లు చేసుకునే వాడిని కాల్స్ కాదది. నాకు అన్లిమిటెడ్ మెసేజ్‌లు కావాలి‌మాట అప్పుడు వాట్సాప్‌లు కూడా లేవు డైరెక్ట్ మెసేజ్‌లే మనక్
ఓహ్! అవునా? అవును.
అయితే డైలీ మెసేజ్‌లా చేసుకునేవాడినండి. మెసేజ్‌లు చేసుకునే ఇద్దరం ఆల్రెడి, ఒక రోజు ఒక 1 వీకు, 10 డేస్ అయింది నేను ఒక రోజు అడిగేసాను, ఆహ్, మీరు "నేను అప్పుడు ఎనక వచ్చేవాడిని కదా! మీకు తెలుసా?" అనేసి. అంటేనెంచి "ఆ! తెలుసు" అన్ "నేనేందుకొచ్చాను" అని అడిగాను, అడిగితే‌ అనాది "ఆ! మీరేదో ఆటే కదా! మీ కాలేజు మే బీ అందుకనేళ్ళుంటారేమో అనుకున్నాను నాకేం తెలుసు?" అనాది. నాకు అర్థం అయ్యింది "ఓకే మేడమ్ గారు ఓపెన్ అవ్వట్లేదు నాకు అర్థమైందని", అప్పుడు నేను ఏమి చేశాను, "ఆ! అవునులెండి" అంటే న నేను అడిగాను "మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారా?" అని అడిగితే "లేదు" అన్నది. మరీ మీరు అంటే "ఆ! నేను ఇష్టపడుతున్నాను అండి ఒక‌లిని" ఆన‌ను. "ఎవరండి" అనాది. నేను చెప్పలేదు "ఆ! లేదు లెండి నేను ఆ విషయం చెప్పకూడదు సీక్రెట్ ఆది" అని. "లేదు చెప్పండి" అని చెప్పి 2 రోజులు తిప్పించుకున్నానండి. ఆ వదలట్లేదు నన్ను. "ఎవరు? ఎవరు? ఎవరు?" అని నేను ఏమి చేశాను హింట్‌లు ఇవ్వడం, ఫస్ట్ అక్షరం ఇది, లాస్ట్ అక్షరం ఇది అది ఇది అని చెప్పి
నిజమే. హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. <chuckles> ఓహ్! ఓకే అంటే మంచిగానే ఒక ఏమంటారు ఒక సినిమా కథ లాగే చేసారు మొత్తానికైతే.
ఆ! ఫస్ట్ లవ్ కదండి. మొత్తానికి మొత్తానికి ఒక రోజు ప్రపోజ్ చేసేసానండి.
<chuckles> ఓకె.
ఇంకం ఎవరో కాదు నువ్వే అన్నట్టు ఫోన్ చేసి మాట్లాడి చెప్పేసాను. రిప్లై లేదు యేటిలేదు ఫోన్ పెట్టేసింది.
అంటే అప్పుడు వెంటనే చెప్పగానే అ అంటే కొన్ని కొన్ని సార్లు మనకనిపిస్తది. "హమ్మయ్య! ఒక రిలీఫ్ తీరిపోయింది. మన ఫస్ట్ లవ్ ఎవరో వాళ్ళకి చెప్పేసాము" అని ఒక ప్రశాంతంగా అనిపిస్తది చూడండి. అలాంటి సందర్భాల్లో మీకు ఏమనిపించింది? ఏదైనా ఒక పాట పాడుకుని మీకు మీరే 'గాల్లో తేలినట్టుగా' అనిపించిందని పాటలు పాడుకోవడాలు అట్ల ఏమన్నా చేశారా?
ఆ! యాక్చువలీ టెన్షన్ వచ్చేసిందండి నాకు. అది నేను చెప్తున్నాను కదండి! మీకు ఈ 'ఏం మాయ చేసావే' సినిమా నాకు ఎందుకు అంత ఇష్టం అంటే. యాస్ ఇట్ ఇస్ అండి వాళ్ళు మేడ మీద ఉండడం, తర్వాత బయటికెళ్లి వీడే వెంట పడడం, ఆ అమ్మాయి ఓకె అనడం. తర్వాత తనకు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కొంచెం మెంటల్ హ్మ్ అది మాట. అంటే ఎప్పుడు ఎలాగుంటదో తెలియదు, అలాగా ఉండేది. నాకా ఫస్ట్ లవ్ నాకు పిచ్చి ఎక్కిపోయేది. నాకు అప్ షార్టు <smacks lips> టెంపర్ టైప్ నేను. ఫస్ట్ ఎలాగున్న తర్వాత రివర్స్ అయిపోతాం కదా! ఫస్ట్ మాత్రం ఓపికగా వినేవాడిని. <laughs>
<chuckles> <chuckles> ఓకె. ఓకె. ఫస్ట్‌లో బానే ఉంటారు. ఫస్ట్‌లో బానే ఉంటారండి. తర్వాత తర్వాతే కదా! మీ ప్రతాపమేంటో చూపిస్తారు.
తర్వా ఆ! లేదండి. ఫస్ట్ మాత్రం <laughs> నిజమేనండి, ఫస్టు చాలా ఓపికగా వినేవాడినండి. విన్న తర్వాత తనేమో నా ఫోన్ కట్ చేసింది. నాకు బుర్ర పని చేయలేదు "ఇదేంటి ఫోన్ కట్ చేసింది" అనేసి. తర్వాత ఏమో "నాకిష్టం లేదు ఇలాగా అది ఇది" అని ఏవో ఏవో క్లాస్ ఎసింది. ఎసిన తర్వాత నేను ఏం చేశాను, ఇప్పుడు నేను బ్రతిమాలడం ఎందుకు అని చెప్పి, "ఓకె నాకు నీతో ఫ్రెండ్‌షిప్ చేయాలి అని అస్సలు లేదు. ఎందుకంటే నిన్ను ఒకలా చూసాను. ఇప్పుడు నేను ఫ్రెండ్‌షిప్ అని నేను యాంగిల్ ఇంకో యాంగిల్ తీసుకోలేను. ఓకే నీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఇంకెప్పుడు మాట్లాడను" అని ఫోన్ ఆపేసానండి.
<giggles> హ్మ్. ఓహ్! మంచి పని జేసారు. ఎందుకంటే అండీ ఒక ఎమోషన్‌ని లోపల పెట్టుకొని, ఒకలా బయటికి మాట్లాడితే అది వర్క్‌ఔట్ అవ్వదు. అది ఎప్పటికైనా ఎంత దారి తీస్తుందంటే అనర్థనికే దారి తీస్తుంది.
మాట్లాడేసి దగ్గర 3 యాక్చువల్లీ అలా కాదండి తనకిష్టమే. కాకపోతే బిల్ అంటే ఆహ్, ఒప్పుకోకూడదు గదా! ఆడపిల్లలు కదా! <chuckles> ఒప్పుకోను అని, ఆ మెంటాలిటీలో ఉందని నాకనిపించింది. ఇప్పుడు నేను బతిమాలుకున్నాననుకోండి, ఆ పొ అలా కాదు ఇది గాని ఇంక అది కంటిన్యూ జేస్తది. అందుగని జెప్పి నేను ఏకంగా కట్ చేస్సాను. వద్దు నాకు ఇంక నేను మాట్లాడను అని జెప్పి, ఓ 3 రోజులు నాకు ఫోన్ చేసేయాలి అనిపించేది గానీ కంట్రోల్ అయిపోయాను. ఎట్టి పరిస్థితిలో చేయగూడదు. 3 రోజుల తర్వాత మెసేజ్ పెట్టేసింది <chuckles> అండీ. పెట్టాకన్నాది దేనికి జేసావు? అని, అడిగాను. అడిగితేనేంచి, "ఆ! లేదు ఎందుకు నువ్వలాగా అది అలగొద్దు పోని మామూలుగుందాం అది ఇది" అని, "నేను నిజంగా జెప్తున్నాను. నాకలాగా ఉండాలని లేదు. నీకు ఫ్రెండ్ అంటే ఫ్రెండు. నేను ఫ్రెండ్ ఫ్రెండ్‌లాగే జూస్తాను. వేరే విధంగా జూడను. ఇలాగైతే మాత్రం ఇలాగే జూస్తాను. వేరే విధంగా జూడను" అని మొత్తం క్లాస్ యేశాను. క్లాస్ యేసిన తర్వాత, "ఇంకొదిలే ఇంక. నాకో నాకిష్టం లేదు నాకు బాధగుంది. పెట్టే ఫోన్ అది ఇది" అన్నప్పడికి, "సరే" <chuckles> అని చెప్పేసిందండి టప్ అని. "ఏంటి నిజంగానే! మళ్ళి చెప్పు, మళ్ళి చెప్పు" అన్నాను. "ఆ! అదే నువ్వనుకున్నదే" అని. "నువ్వు మళ్ళీ చెప్తావా జెప్పవా!" అంటే మొత్తానికి చెప్పిందండి. చెప్పిన తర్వాత చూసుకోండి నా హ్యాపీ అప్పుడు మా ఫ్రెండ్‌కి చెప్పాను అప్పటి దాకా ఒక్కడికి తెలీదు ఈ విషయం అంతా.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంతే. ఓకే. <chuckles> హ్మ్. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్‌కి అప్పడి దాకా ఎవరికీ చెప్పలేదు.
ఎవడికీ చెప్పలేదు. మా ఎవ్వరికి అసలు నాకు తనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అప్పుడు జెప్పడం మొదలు పెట్టాం. తను వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పుకుంది, నేను మా ఫ్రెండ్స్‌కి జెప్పుకున్నాను అంతా అయిపోయింది. ఇ ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో అండి. ఇప్పుడు అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, తను టెన్త్‌కొచ్చింది.
హ్మ్. ఇదంతా మీరు ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడే అయింది. ఓకే.
సో, మొత్తానికి ఇలా ఏళ్తూ ఉంది. తర్వాత మా తమ్ముడికి తెలిసిపోయిందండి ఈ విషయం. ఆడొక
హ్మ్. ఓకె. అంటే మీ తమ్ముడు అప్పటికి చిన్నోలు అన్నారు కాబట్టి, మీకు అసలు భయం లేదా? లేదంటే, అమ్మో! అసలుకేమి తెలియదు ఆ! అదే ఏమి తెలియని పిల్లోడు ఇంట్లో చెప్పేస్తాడు ఏమో! అని ఒక భయం ఉండిద్ధి కదా!
ఆడికి భయం లేదు గాని, ఆడు ఇంట్లో చెప్ప మా తమ్ముడు అది భయమండి నాకు. ఆడు ఫస్ట్ తరువాత, మెచ్యూరిటీ మైండ్ వచ్చి నాకు బా ఇద్దరం ఒకటి అయిపోయి, ఇద్దరం కలిసి తిరగడాలు అయి మొదలెట్టాం గాని. అప్పటికి అంత రాపో లేదు ఇద్దరికి. ఆడసలే డబెల్‌యూ డబెల్‌యూ ఎఫ్ చూసి కొట్టేసుకునే వాళ్ళం ఇద్దరమూను. సో, నాకు ఆడికి తెలిసిపోవడం నాకు టన్షను. ఈడు అం ఈడు చెప్పేస్తాడు ఏంటని. ఆ! <clears throat>
ఓకె. <laughs> అది ఇంట్లో ఇంకోటి తెలుసా అండి. ఇంట్లో కనుక అన్నలకి, అక్కలకి ఇలా ఏదైనా ఫస్ట్ లవ్ ఉంది అంటే, ఈళ్ళు ఏం చేస్తారంటే బెదిరిస్తారు అన్నమాట. "అమ్మకి చెప్పేయనా? నాన్నకి చెప్పేయనా?" అంటూ ఉంటారు కూడా.
హ్మ్. అంటే నాకు ఒక బ్యాడ్ ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉందండి అప్పటికే. మాకు ఇంకో అమ్మాయి ఉండేదనమాట, మా మా ఫ్రెండ్ ఆళ్ళ చెల్లి. తను ఇష్టపడేది నన్ను. కానీ, నాకు ఇష్టం లేదనమాట తను. అంటే నేను అంత ఆ! ఆ మైండ్‌లో చూడలేదు తనని. ఎప్పుడు ఆడుకునే వాళ్ళం కానీ, ఆ మైండ్‌లో లేదు. తను ఏం చేసింది, వీడికెళ్ళి చెప్పింది. మీ అన్నయ్య అంటే నాకు ఇష్టం అది, ఇది అని. ఈడు నాకు చెప్పాలా? తిన్నంగెళ్ళి మా అమ్మకి చెప్పెసాడండి. "ఆళ్ళ ఆ అమ్మాయి ఉంటది కదా! ఆ అమ్మాయి అన్నయ్య లవ్ అంట." ఈడు పోనీ అది చేస్తుందని కూడా చెప్పలేదు, నా మీదెట్టాడు ఈడు. నాకు, మా అమ్మ టార్చర్ చూపించింది కదండీ! అంటే నువ్వు <smacks lips> అంటే కొట్టలేదు, తిట్టలేదు, ఒక రకమైన యాంగిల్‌లో ఒక ఫేస్‌ని పెట్టి, నాకు ఆ సీరియస్ చూసి, "ఇంత చిన్న వయసులో నువ్వు ఇలా తయారయ్యావు" అని. నాకమ్మ నేను కాదమ్మా, తను కాదు, తను ఏమి చెప్పిందో నాకు తెలియదని నేను. తర్వాత ఒక రోజు ఏమో, తను ఒక ఆహ్, లవ్ సింబాల్ టైప్ ఒక లాకెట్ ఈడికి ఇచ్చి పంపించిందినమాట నాకిమ్మని. అండ్ నె ఏండి కోపం వచ్చింది కదా నాకు, ఇప్పటికే నాకు రాంప్ అయిపోతుంది నాకు ఇంట్లో అప్పటికే. తిన్నంగా గ్రౌండ్ దగ్గరికెళ్ళాను. ఏళ్తే తను వచ్చింది అంతే. అది తీసి నేలకేసి కొట్టేసాను. కొట్టేసి నీకు ఇప్పుడు 10 సార్లు చెప్పాను, నీ వల్ల నా ఇంట్లో గొడవ అయిపోయింది తిట్టేసాను. అప్పుడు ఈడికి అర్థమైంది ఓకె. అన్నయ్య అయితే నిజంగా చేయలేదు కదా! అనేసి యన్
ఓకె. ఓకె. అయ్యయ్య! <laughs> ఓకె. <laughs> హ్మ్. అవును. అయ్య బాబోయ్! అయ్య బాబోయ్! <chuckles> <chuckles> అయ్యయ్యో! హ్మ్. అంటే తనే ఒప్పుకో ఇలా చెప్పింది నాకు అని అప్పుడు రియలైజ్ అయ్యారు. మీ తమ్ముడు గారు కూడా.
ఆ! ఏ ఏడ్చేసింది. కానీ హైలైట్ తెలుసా! ఇ ఇప్పటికి ఆ అమ్మాయి మేము ఇద్దరు ఫ్రెండ్స్. ఇప్పుడు తనకి మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు. నాకు ఒక పాప. కానీ ఇద్దరం ఫ్రెండ్స్. ఇప్పటికీని. ఆ ఒక్క సీన్ అలాగయిపోయింది. కానీ, తర్వాత ఇద్దరు ఫ్రెండ్సే.
ఓహ్! ఓహ్! నైస్. ఇందుకి ఇప్పుడు మరి మీ ఫస్ట్ లవ్ ఉంది కదా! మీ ఫస్ట్ లవ్‌నే పెళ్లి చేసుకున్నారా? లేకపోతే ఏంటి? ఎట్లా జరిగింది?
నా పెళ్లి దాకెళ్ళలేదండి. ఒక 2 ఇయర్స్ ఇద్దరం లవ్ చేసుకున్నాం. తర్వాత చెప్పాను కదా! జెస్సీ టైపని గొడవలవి ఆడుతూ ఉండేది. నాకు షార్ట్ టెంపర్‌లో సస్ ఫుల్ రివర్స్ అయిపోయేవాడిని. అలా గలాగలాగ అయినప్పటికీ కొన్ని రోజులకి ఇంకా అలాగ బ్రేకప్ దాక వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇంకో హైలైట్ ఏంటనుకుంటున్నారు. ఈ బ్రేకప్ అయిపోయే టామ్‌కి ఆర్య 2 లొ ఒక సాంగ్ ఉంటది. 'పోయే పోయే లవ్ గాన్' మా ఫ్రెండ్స్ ఆ సాంగ్స్ వేసేవారండి. నాకు ఎక్కలేని కోపం వచ్చేసింది. వచ్చి సరే మరి
హ్మ్. అయ్యయ్యో! హ్మ్. హ్మ్. <chuckles> <laughs> కానీ నిజంగా అండి. ఆ టైమ్‌లో ఇప్పుడు మనకి ఫన్నీగా అనిపించొచ్చు. ఆ టైమ్‌లో ఏంటంటే మనం ఆ ఫేజ్‌లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని పాటలు కూడా మన ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతాము. చాలా వరకు ఏంటంటే ఇట్లా ఈ పాటలు విన్నప్పుడు బాధనిపిస్తుంది. ఆ సరేలే అని కొంచెం మోటివేషన్‍గా కూడా అనిపిస్తుంది మనకి.
అయ్యో! నాకా అ అచ్చా! ఆ సాంగ్ నాకు ఎంత ఇరిటేషన్ తెప్పించేసిందంటే వీళ్ళ వల్ల, ఒకసారి ఆటో ఎక్కి నేను కాలేజ్ నుండి ఇంటికి వెళ్తున్నాను. ఆటో ఎక్కాను. ఆటో వాడు ఆ! పాటేసాడండి. మా ఇల్లు కాన్నుండి కాలేజ్ ఒక 10 కిలోమీటర్స్. ఈ నేనేటి చేశానుకుంటున్నరు 1 కిలోమీటర్ కూడా రాలేదు. ఆటో దిగిపాను. దిగిపోతే ఆటో వాడన్నాడు "తమ్ముడు తమ్ముడు ఏం దిగిపోతున్నావు" అంటే ఆ! మా ఫ్రెండ్ ఒకడు వస్తాడండి. ఇక్కడ నేను వెయిట్ చేస్తాను. మీరు వెళ్ళిపొండని చెప్పి పంపించాసానాన్ని.
<chuckles> అబ్బా! హ్మ్. పాట మార్చమని చెప్తే సరిపోయేది కదండి. <chuckles> మీరెందుకు దిగారసలు? <chuckles>
నాకు నేనంతేనండి ఆ మొమాటమండి. నాకిప్పుడు వాడ్ని పాట మార్చమనలేను. ఎందుకు? అని అడుగుతాడు ఇప్పుడు మళ్ళీ సోదంతా చెప్పాలి. <coughs>
<laughs>
అంత దారుణంగా. ఆ పాట నన్ను ఇరిటేషన్ ఇప్పుడు నాకు 'ఏం మయా చేసావే' సాంగ్ అంటే తనెలా గుర్తొస్తదో, సేమ్ ఇలాగే కాకపోతే <chuckles> తర్వాత ఇంకా అంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం. కానీ ఇంక నాకు ఆ ఫీల్ పోయింది. ఫస్ట్ ఫీల్ ఉన్న అప్పటికే నేను ఇంకొకరితో కనెక్ట్ అయిపోవడం అవన్నీ జరిగిపోయాయన్నమాట. సో ఇంకా నేను అవ్వదనేసాను. లేదు నాకింకా ఇంట్రెస్ట్ లేదు అని, ఎందుకంటే ఒక్కసారి విరిగిపోతే మళ్ళీ సెట్ అవ్వలేనేను.
సరిపోయింది. హ్మ్. ఓకే. ఓకే. ఆ! నిజమేనండి. అది ఏదైనా కానీ స్నేహం అయినా, ఫస్ట్ లవ్ అయినా ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఒక బంధం దగ్గర, ఒకసారి మనసు విరిగిపోయిందంటే అది తిరిగి సేమ్ లాగా ఉండడం చాలా కష్టమండి. మనం అనుకుంటాం కానీ ఆ! గొడవయిద్ది మేము కలిసిపోతాం, గొడవయిద్ది కలిసిపోతాం అనుకుంటారు. కానీ ఆ బంధం ఎప్పటికి కూడా పాత బంధంలాగా అయితే ఉండదు.
హ్మ్. ఇప్పుడూ మాకు మాకు అదే కదండి మా ఇంట్లో ప్రాబ్లమ్ ఏంటంటే నా స్టోరీలన్నీ మా ఆవిడకి తెలుసు. అంటే తను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడు నేను సెకండ్ ఇయర్‌లో ఉండేవాన్నిమాట. అప్పుడు మా ఇద్దరం లవ్ చేసుకున్నాం. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని చెప్పేసారు. నా కోసం వాడిది, ఆడిది అని. అయినా సరే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పటికి టార్చర్ చేస్తుంది. నువ్వు అది చేసావు కదా! నువ్వు అప్పట్లో ఇది చేసావు.
<laughs> ఓకే. హ్మ్. అన్ నైస్. అది కామన్ అది కామన్ అది. పిచ్చ కామనండి. అది చాలా అంటే చాలా కామనండి. ఎందుకంటే ఆడవాళ్ళకి జన్మ హక్కన్నమాట ఆ! టార్చర్ చేయడమనేది.
నేనంటా నీకన్ని తెలిసి చేసుకొని ఇప్పుడు నన్ను టార్చర్ చేస్తున్నావనేసి. కానీ ఎవరికైనా ఒక్కటండి. అంతే కానీ నిజమే అండి. కానీ ఒకటండి ఫస్ట్ లవ్ మాత్రం జీవితంలో మర్చిపోలేమండి. ఫస్ట్ లవ్ మీరు ఎంకం ఎన్ని సార్లు మనం ఎలా ఉన్నా సరే, ఇలా మర్చిపోలేం.
నిజమే. నిజమండి. చాలా చక్కగా చెప్పారండి. భలే సంతోషంగా అనిపిస్తుంది. ధన్యవాదాలండి.